అంతే.
కానీ, ఒకవేళ ఆయనొక ఎప్పటి నుంచొ ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఆ జాబ్ ట్రై జేస్తున్నాడన్నమాట. ఆయనకి జాబ్ రావట్లేదు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయనేదో జేస్తున్నాడు, ఆ విషయం వాళ్ళకి దెలియదు. హ్మ్, అది చేస్తున్నాడప్పుడు ఆ కాదు వాళ్ళు మాట్లాడుకునేడప్పుడు ఆయన ఇట్లా గూడా మాట్లాడడు కనీసం. పాపం ఆయన ప్రయత్నం ఆయన జేస్తున్నారు గానీ రావట్లేదనేది మాట్లాడుకోరు. ఆయన 5, 6 సంవత్సరాల నుంచి జేస్తుండు. ఆయన అసలు జాబ్ కోసం జదువుతుండా? లేకపోతే ఆ పట్నం వెళ్లి ఏమైనా అమ్మాయిలెనకాల తిరుగుతుండా? అన్నట్టు మాట్లాడుతరు. అంటే అక్కడ ఇక్కడ జాబు రాలేదు అని వాళ్ళక్కడ మంచి కంటెంట్ క్రియేట్ జేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. మరి వాళ్ళకి ఎట్లా పరిస్థితి
హ్మ్. అవును. యాహ్! <giggles> హ్మ్. అదే, ఇంకా బోర్ కొడతది గదా వాళ్ళకి కాలక్షేపం జరగాలి గదా! ఏదో ఒకటి అలా మీరు కొద్దిసేపు టాపిక్ అయితరు.
<chuckles> అవునవును. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఆ! వాళ్ళేమైనా పనికి పోయినప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు గదా! సో, వాళ్ళకి గంటలు గంటలు టైమ్ పాస్ అవ్వాలి. వాళ్ళు ఏం జేయాలో అర్థం గాదు. ఇవే మాటలు ఒకరి గురించి ఓ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళగురించి ఒచ్చే టాపిక్ ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే అక్కడ గొడవలు అయితాయని వాళ్ళకి గూడా దెలుసు.
అవును. అవును. ఇంకోటి చెప్పాలా, ఆ 5 మెంబర్స్‌లో ఒక్కరోజు ఒకలు ఒకరోజు రాలేరనుకోండి నెక్స్ట్ డే ఆమె గురించి మాట్లాడతారు.
హ్మ్. <giggles> అవునండి, అవునండి, డెఫినైట్‌లి మీకు గూడా ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటా. అవునండి. అవును, ఎట్లంటే ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు, ఆ 5 మెంబర్స్‌లో ఒకరు రాలేదు నెక్స్ట్ రోజు. ఆ నెక్స్ట్ రోజు రాలేదు కదా! ఆమె గురించి ఇంకా హాట్ టాపిక్ అయిపోతుందక్కడ. ఆమె నిన్న ఇట్లా అంటుంది. ఆహ్, వీళ్ళు గూడా నిన్న నెగెటివ్ గానే మాట్లాడారు, హ్మ్. ఒకళ్ళ గురించి. కానీ అప్పుడు నెక్స్ట్ గూడా వాళ్ళు గూడా నీకు ఆమె రాలేదని ఆ ఆమె ఆమె ఏమంటుంది? ఇట్లా నెగెటివ్‌గా మాట్లాడుతుందని అంటారు గదా! వాళ్ళందరూ కలిసి మాట్లాడింది గూడా వాళ్ళకి దెలుసు. కానీ వాళ్ళట్లా ఇంకా వాళ్ళకి ఎట్లంటే, కంటెంట్ క్రియేటవ్వాలి గదా అక్కడ!
ముఖ్యంగా ఆడవాళ్ళు. యాహ్! యాహ్! యాహ్! <giggles> అవును. యాహ్! యాహ్! ఓకే.